అంటే, ఆ రోజు లక్కీగా ఏంటి అనంటే, పూజకెళ్లారండి పొద్దున్నే.
ఐ సీ. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హుహు.
పూజకెళ్ళిపోయారన్నమాట ఒక 2, 3 రోజుల క్రితమే, నేను మా అమ్మగారిని రెసిపీ అడిగానన్నమాట.
అచ్చా! <laughs> ఎట్లా చేస్ ఆ!
అమ్మా ఇంత బాగా చేస్తున్నావు నువ్వు, ఎ ఇ ఎలాగమ్మా అంటే, "నీకెందుకురా" అనే చెప్పారు మా అమ్మగారు. లేదమ్మా ఊరికేనే నార్మల్‌గా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా! అనంటే. చాలా బేసిక్ రెసిపీ అండి మనము కందిపప్పు నానబెట్టేసి, కొంచెంసేపు అది ఓ కుక్కర్లో పెట్టేసి, దాంట్లో మనము పచ్చి మిరపకాయలు, టొమాటోలు ఇంకా ఆహ్, ఉల్లిపాయలు అవన్నీ ఏసేసేయాలండి చెప్పాలంటే. ఏసేసిన తర్వాత, అది పప్పులాగా అయిపోతూ ఉంటది. తర్వాత మనం పోపేసేసి, కొంచెం చింతపండు రసము, నీళ్లు అవన్నీ ఏసేసిన తర్వాత పసుపు అవన్నీ ఏసి అవంతా పోపేసేసిన మిక్సెచర్ మనము కుక్కర్లో వండిన మన పప్పులో ఎసేసి, కొంచెం సాంబార్ మసాలా ఎసి మిక్స్ చేస్తే, కొంచెం ఆహ్, పప్పు చారు సాంబార్ లాగా అయిపోతదనమాట. అది చాలా బేసిక్ సాంబారండి. అంటే నేను చేసినప్పుడు అంత రాలేదు మ్యాజిక్కు. కానీ మా అమ్మగారదే రెసిపీ‌లో చేస్తే చాలా అద్భుతంగొస్తదన్నమాట. అది ఏం చేస్తారు.
ఆ! ఆ! ఆ! ఆహా! హుహు. ఉల్లిపాయి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పప్పుకి. హ్మ్. ఓకే. హ్మ్. <giggles> హ్మ్. ఆ! అసలమ్మ చేసిన చే రాదసలు. సవాలే లేదు. హ్మ్.
అసలు నిజంగండి ఎలాగ చేస్తారో. ఇంకొకటి ఏంటనంటే, మనకి కనిపించినవన్నీ వాళ్ళకి కనిపించేస్తాయన్నమాట.
హ్మ్. అవును. అవును.
అంటే, ఒక 2 ఒక 10 సెకండ్ల ముందు నేనిక్కడే ఉన్నాను. ఆ వస్తువు అక్కడ లేదు. కానీ ఆవిడొచ్చేసిన తర్వాత, ఆ వస్తువు అట్లాగా వచ్చేస్తుందన్నమాట స్పానయిపోతుంది ఆటోమేటిక్
హ్మ్. హ్మ్. హ్మ్. అయ్ వస్తది. వచ్చేస్తది. అది అదసలు అమ్మతో ఉండే మ్యాజికే అది. అవును. <laughs>
<giggles> నిజంగానే అది ఏం జరుగుతదో, ఏం చేస్తారో మనకే తెలిదు.
అది అక్కడే ఉంది తీసుకొని రా అని అంటారు ఏదో తీసుకురమ్మన్నప్పుడు, మనకి దొరకదు. ఇంకా తిక్కలేసి వాళ్ళొచ్చినప్పుడు దొరుకుతుంది. మనకి మనకి దెబ్బలు దొరుకుతాయి. <chuckles> హ్మ్.
నిజంగండి. దొరకదు. <giggles> నిజంగండి. అలాంటి సందర్భాలు కూడా చాలా అయ్యాయి. అయితే అప్పుడు వాళ్ళిద్దరికీ వండిపెట్టిన సందర్భం అయితే అండి, వాళ్ళు చాలా, చాలా, చాలా సంతోషంగా ఉండేదన్నమాట వాళ్ళకి.
యాహ్! యాహ్! హుహు. సూపర్, సూపర్. అయితే, ఆ విషయాన్ని వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకోవటం ఎప్పుడైనా విన్నారంటే, మా ఓడు ఇలా చేసాడు అని చెప్పి, <smacks lips> ఎందుకంటే ప్రౌడ్ ఫీల్ ఆ! ఆ!
చెప్పారు, చెప్పారు. నిజంగా. ఎందుకనంటే మా నేను ఇందాక చెప్పినట్టు కామారెడ్డిలో మా రిలేటివ్స్ ఉంటారు అని చెప్పారు కదా! వాళ్ళకి ఫోను చేసి ఇలాగ వీడియో కాల్ చేసి చూపించారన్నమాట. <smacks lips>
హ్మ్. ఆహా! ఆహా! అబ్బో! అయితే చాలా ఎక్కువ సంతోషపడ్డారు ఎక్సైట్ అయిపోయారయితే. హ్మ్.
నె నిజంగండి. అది ఓహ్! అంటే నేను మూలకెళ్ళిపోయి ఒక రూమ్‌లో చాలా హ్యాపీ‌గా, గెంతులేసుకొని మి అది చాలా అది క్లౌడ్ నైన్ మీద ఉన్నట్టు అనిపిచ్చేదండి నాకు చెప్పలంటే. అంటే
హ్మ్. సూపర్. <chuckles> ఓకే. ఓకే. ఓకే. కొంచెం అల్ప సంతోషే మీరైతే. <giggles> చిన్న, చిన్న ఆనందాలే. హ్మ్.
నిజంగానే చిన్న, చిన్న వాటికి అంటే ముట్టుకుంటే కరిగిపోయే మనసు మనస్తత్వం ఉన్నమాట అన్నమాట నాది.
రైట్, రైట్. హ్మ్.
అయితే వాళ్ళు అంటే, ఇప్పుడు నేను చేసిన వంటకము ఎంత రుచికరంగా వచ్చిందనేది కాకుండా, వాళ్ళు తింటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారని నన్ నాకు చాలా ముఖ్యంగా <smacks lips> బాధ్యత కనిపించిందండి నాకు చెప్పాలంటే.
హుహు. హ్మ్.